మామూలుగా ఎక్కడికి వెళ్ళినా గూడా ఫోటో‌లు తీసుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే, తరువాత కాలంలో చూసుకోడానికి ఒక 5ఏళ్ల తర్వా‌తో 6ఏళ్ల తర్వా‌తో చూసుకుంటే హ్యాపీ‌గా ఫీల్ అవుతాం. అట్లా ఇప్పుడు ఫోన్‌లలో అసలు అంతులేని మెమరీ ఉంది. ఎంత మెమరీ ఉన్న గూడా ఫోటోలకి ప్లేస్ సరిపోవట్లేదు. ఆ ఫోటోలను తీసుకెళ్ళి ఆహ్, ఏదో ఒక స్టోరేజ్‌లో పెట్టడం, జీమెయిల్‌లో పెట్టడం, డ్రైవ్‌లో పెట్టడం, హార్డ్ డిస్క్‌లో పెట్టడం ఇయన్నీ ఇవన్నీ నడుస్తూనేవున్నాయి అసలు ఫోటోలకి వాల్యూ అంటూ లేకుండా అయిపోయింది ఈ రోజుల్లో.
అవునండి. నిజమే అండి. అవునండి. నిజంగానే ఏంటంటే, ఇంతకుముందు స్పెసిఫిక్‌గా కొంచెం నుంచొని, అందరూ కలిపి అటెంటివ్‌గా దిగేవాళ్ళు. ఇప్పుడు ఒకటికి పది <chuckles>
ఒక్ దా <giggles> ఆ! <laughs> నిజంగా అదొక క్లాసిక్ పోజ్. క చేతులు ల్యాప్స్ మీద కాళ్ళ మీద పే పెట్టుకొని, చాపుకొని స్ట్రిక్ట్‌గా ఆహ్, మిలిటరీ పోజ్ ఇచ్చేవాళ్ళు.
హ్మ్. ఆ! అదే. అయితే ఇప్పుడేంటంటే, ఒక పదో, పదిహేనో అంటే ఆ గ్రూప్‌లో అందరిని నిల్చోమంటారు ఒక పదో, పదిహేనో కొట్టేస్తారు అన్నమాట ఫోటో‌లు టప టప అని <chuckles> వాటిలో కళ్ళు తెరుచుకొని అందరు కళ్ళు తెరుచుకొని ఉన్న ఫోటో‌ని పెట్టేస్తారు అంతే. అయిపోయింది. సింపుల్.
ఆ! అవును. <chuckles> అవును. అవునండి కరెక్ట్‌గా చెప్పారు. కానీ అప్పట్లో పోజ్ మాత్రం ఒక్కటే ఉండేది అనుకుంటా. అందరూ ఒకటే పోజ్‌లో ఉంటారు ఆహ్, ఒక పద్ధతిగా నిల్చుంటారు, పద్ధతిగా కూర్చుంటారు. అప్పుడే ఫోటో తీయాలి. లేకపోతే తీయకూడదు.
అవును. అంటే ఏదో, మిలటరీ‌కి సెలక్షన్ జరుగుతున్నట్టు అందరూ కూడా సీరియస్ ఫేస్ పెట్టుకొని కొద్దిగా స్టిఫ్‌గా ఉంటారన్నమాట.
<laughs> నిజంగా అండి. నిజంగా. కరెక్ట్‌గా చెప్పారు. మళ్ళీ హ్మ్. ఆల్బమ్స్‌లో గూడా ఫోటోస్ చూసుకుంటే, ఫోటో తీసేది అదంతా ఎక్స్‌పి ఇప్పుడు ఉన్నంత ఎక్స్‌పీరియన్స్ ఫోటో‌ల విషయంలో అప్పుడు వాళ్ళకి లేదు గదా! అయితే వాళ్ళు ఎ ఎట్లా ఎక్స్‌ ఎక్స్‌ప్రెషన్ పెట్టాలి అనే తెలీదు. ఆహ్, ఆ ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ ఇప్పుడు చూస్తుంటే చాలా ఫన్నీ‌గా అనిపిస్తాయి.
అంటే ఆ! ఎక్విప్‌మెంట్ వేరియేషన్ ఉంటుంది. అవును. అవును. నిజమేనండి. అందులోనూ కొన్ని కొన్నిసాల్లేంటంటే, ఇలాగా చిన్న పిల్లల్ని తీసేటప్పుడు, వాళ్ళకీ విచిత్రమైన వస్త్రధారణలేసుకొనీ <giggles> తీస్తారు గదా!
ఆ! ఆ! <laughs> నిజ్జంగా అండి. కరక్ట్‌గా చెప్పిన్రు. అట్లా మీకు గుర్తున్న ఒక ఫోటో ఏమన్నా మీది గానీ, మీ గా బంధువులుది గానీ ఉందా అండి చిన్నప్పుడి ఫోటో? ఆహ్, చక్కగా 2 పిలకలు కొత్తిమీర కట్టలు వేసేసి, పూలు ఆరె పిలకలకు చుట్టేసి, కళ్ళ కింద కాటుకలు పెట్టేసి, ఆహ్, బుగ్గన చుక్క పెట్టేసి, అట్లేమన్నా ఫోటో ఉందా గుర్తుకి?
<giggles> భలే నవ్వొస్తూ ఉంటుంది. ఆ! ఉందండి. ఉన్నాయి ఉన్నాయ్యీ. అంటే, ఒకసారీ అమ్మా నాకు అంటే, ఆ‌హ్, ఇది నార్మల్‌గా లేడీస్‌కేసే అంటే, ఆడపిల్లలకేసే బట్టలేసుకొనీ ఫ్రాక్‌లాగా, ఆహ్, గౌను. హ్మ్. గౌన్‌లెం
ఆ! ఆ! ఆ! ఫ్రాక్‌లాగా. ఎవరిదైనా తీసుకొనొచ్చారా?
ఆ! మా అక్కదే. హ్మ్.
<chuckles> ఓకే. ఓకే. ఆ!
మా అక్కదేసీ ఒక ఫోటో ఉంది అది. ఇప్పుడుకీ అలా గుర్తు. ఆ! స్పెషల్లీ ఎప్పుడైతే, ఆ ఆల్బమ్ ఓపెన్ చేస్తామో, అసలు ఎన్నో జ్ఞాపకాలండి బాబు. అవన్నీ కూడా భలే అలా ఉంటదనమాట.
ఆ! ఓకే. ఓకే. ఆ! ఆ! ఆ! ఓహ్, బాగుందండి బాగుంది. అయితే అ అప్పుడు మిమ్మల్ని ఎలా రెడీ చేసిండ్రు? మీకు ఊహ తెలిసినప్పుడే రెడీ చేసారా లేకపోతే ఊహ తెలియనప్పుడు రెడీ చేసారా అలా?
లేదసలు ఊహ తెలిస్తే మేమెందుకు వేసుకుంటాం అండి. <chuckles> అది ఎప్పుడో చిన్నప్పుడు పా
<laughs> ఇప్పుడు అడుగుతూ ఉంటారా మీ అమ్మ గారిని? ఎందుకమ్మా ఇట్లా రెడీ చేసావ్ నన్ను. మా ఫ్రెండ్స్ అందరూ ఏడిపిస్తున్నారు అని?
ఎందుకు నా ఫ్రెండ్స్ ఎవరికీ తెలియదది. ఎవరికి చూపించనుగా. <chuckles>
ఆహా! ఓహ్! ఓకే. ఓకే. ఓకే. అ అంటే ఎప్పుడు అడగలేదా మీ అమ్మగారిని, ఎందుకమ్మా ఇట్లా రెడీ చేసావు అని?
అంటే కొంచెం తెలివిగళ్ళ వాడిని కదండీ. <chuckles> లేదు లేదు. అంటే అది చూసి మా అమ్మ ఏంటంటే కొంచెం మురుసుకునేదన్నమాట. ఆహ్, అంటే యాక్చువల్‌గా మా అక్క మా అక్క ఫోటో కూడా పక్కనే ఉంటది. 2 ఆహ్, సేమ్ గౌన్‌లో ఉంటదన్నమాట. ఒక వైపు ఆల్బమ్‌లో మధ్యలో ఉంటాయి. ఒకవైపు మా అక్క, ఇంకో వైపు నేనుంటాను.
ఆ! ఓకే. ఓహ్! ఓకే. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. ఆ!
హ్మ్. ఆ ఇద్దరిలో నేనే కొంచెం అందంగా ఉంటాను. సో, ఆ! ఓకే లే. <laughs>
<laughs> ఓకే. ఓకే. ఓకే. ఎలా రెడీ చేసిండ్రు మిమ్మల్ని. అంటే అమ్మాయిని రెడీ చేయడం ఒక ఎత్తు. కానీ ఆ అబ్బాయిని అమ్మాయి లెక్క రెడీ చేసేటప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటారు కదా! ఏ ఎట్లెట్లా రెడీ చేయాలి? ఏంటి అనేది అలవాటు ఉండదు కాబట్టి, ఎలా రెడీ చేసారు మిమ్మల్ని? ఏమేమి పెట్టారు?
అవునండి. నాక్ నాకు గుర్తుండి ఆ ఫోటోలో ఏమేమి ఉంటాయంటే ఒక ఫ్రాక్ ఉంటది. దానికి సాక్స్‌లు వేసి ఒక బుడ్డి బుడ్డి షూస్ ఉంటాయి. వైట్ షూస్ అది కూడా వైట్ షోస్ దాని మీద ఏదో డిజైన్ ఏదో ఉంది. వైట్ షూస్ ఉంటాయి. ఇంకా ఏంటంటే నాకు అప్పటికి ఇంకా పుట్టింటికలు తీయలేదు కాబట్టి, కొంచెం హెయిర్ ఎక్కువ ఉందన్నమాట.
ఆ! ఆ! ఆ! ఆ! ఆ! ఓకే.
ఆ! సో ఆ హెయిర్‌ని ఏం చేశారంటే ఒక సింగిల్ పిలక ఏదో ఫౌంటైన్ వస్తది చూసారా?
<chuckles> ఆ! ఆ! చిచ్చుబుడి లెక్కేసేసిండ్ర?
<chuckles> ఆ! చిచ్చుబుడ్డి లెక్క మా తల మీద నుంచి అలా పైకేశారన్నమాట. అదేమో అలా గాల్లో ఎగురుతా ఉంది. <chuckles> నేనేమో అది చేతిలో నాకు తెలిసి ఇప్పుడు ఇది ఈ ఇప్పు ప్రెజెంట్ టీతర్‌లు అంటున్నాం చూసారా? ఇంతకు ముందు అలాంటివి చక్కయి ఉండేయి.
ఆ! ఆ! <chuckles> ఆ! టీతర్. ఆ! ఓహ్! ఓకే ఓకే. ఆ!
హ్మ్. ఇప్పుడు టీతర్‌లు అంటే ఇది నార్మల్‌గా ప్లాస్టిక్‌వి, సింథటిక్‌వి అలాంటివి వస్తున్నాయి. అప్పట్లో మనకి, అంటే ఆహ్, పర్పస్ అదే టీతర్ అన్న పదం ఇప్పుడు వచ్చి ఉంటది నాకు తెలిసి.
ఆ! అవును, అవును. హ్మ్. ఆ! అదే, అదే, అదే. ఆ! పర్పస్ అదే కాకపోతే అది చెక్కతో చేసారు.
హ్మ్. అదొకటి నోట్ ఆ! అవును. పళ్ళు వచ్చే క్రమంలో కొరుకుతారు అని చెప్పేసి ఇస్తా ఉంటారనమాట. ఆ! అది తీసుకొని ఓహ్! కొరికేస్తున్నా అన్నమాట. ఆ ఫోటోలో.
ఆ! కొరకడానికి. అవును, అవును. ఆ! ఓహో! ఫోటో‌లోనే కొరికేస్తున్నరు.
ఆ! అది ఆ కొరుకుతూ ఉండంక తీశారు. ఏ కొచ్చు స్మైల్ అని చెప్తే నవ్వుతాం గదండీ. అర్థం కాకపోయినా ఏదో ఒకటి. <chuckles>
ఆ! అవును, అవును. ఎవరన్నా తీసేదే ఒక్క ఫోటో 10 ఫోటో‌లు తీయడానికి కూడా ఉండదు చాన్స్. కొంచెం పక్క తీసి నవ్వమని చెప్తే నవ్వేటోళ్ళు కదా! ఎవరిని అడగలేదా ఎందుకు ననిట్లా తీసిండ్రు ఫోటో? నవ్వమని చెప్పచ్చు కదా అనే అడగలేదా?
అవును. లేదు. ఎందుకంటే, వాళ్ళు ఆ మూవ్‌మెంట్‌లో నన్ను వాళ్ళు అందంగా చూసారు కదండీ. సో, వాళ్ళ తరపు నుంచి నేను హ్యాపీ అయిపోయాను అన్నమాట.
ఆ! ఆ! కరెక్ట్. వాళ్ళ కళ్ళలో మీరు అందంగా ఉన్నారు అప్పుడు. ముద్దుగా ఉన్నారు అయితే. అయితే మిమ్మల్ని
అవును. <giggles> అంటే ఆ చీముడు ముక్కు వేసుకొని, ఆ! లేకపోతే ఆ చిచ్చుబుడ్డి <giggles> హెయిర్ వేసుకొని ఆళ్ళకది అందంగా ఉంది మరి ఏం చేస్తాం చెప్పండి ఇక దాన్ని గురించి ఏం <chuckles> మాట్లాడుతాం.
ఆ! <giggles> ఆ! ఆ! <laughs> అప్పట్లో అందానికి డెఫినిషన్ అదేనేమో! ఇప్పట్లో వేరు వేరుగా వచ్చాయి గాని.
హ్మ్. అదే అయ్యుండొచ్చు. కానీ ఇప్పుడైతే పిల్లల ఫోటోలు అనుకోండి అసలు భలే తీస్తున్నారండి. ఏదో గుడ్డులోంచి, గుడ్డులోంచి ఏదో కోడి పిల్ల బయటకి వచ్చినట్టు తల పెట్టుకొని ఉంటాడు అన్నమాట ఒక బుడ్డోడు.
అబ్బో! అసలు ఆ! ఆ! అవునవునవును. అబ్బో! ఎన్ని రంగులో, ఎన్ని హంగులో అండి! అసలు ప్లాన్‌డ్‌గా ప్రిపేర్డ్‌గా పర్‌ఫెక్ట్‌గా తీయించుకుంటున్నారు ఫోటో షూట్స్ పిల్లలకి.
అవును. అదే కదా! ఇప్పుడు వ అంటే చిన్న పిల్లలు కూడా ఎక్స్‌ప్రెషన్‌లు ఇస్తున్నారండి. కానీ నాకు గుర్తుండి, నేను నాకు తెలిసి ఐదో తరగతిలో నార్మల్‌గా ఇప్పుడు ఇప్పుడంటే ఫోటో స్టూడియోలు అవి చాలా పెద్ద పెద్దయి అలాంటివి ఉన్నాయి కానీ అంతకుముందు జాతరల్లో కూడా తీసేవాళ్ళు.
ఆ! ఆ! ఆ! ఆ! ఆ! ఓకే.
ఆ! అక్కడే ఆహ్, మనకేంటంటే ఒక 4, 5 రోజులు జాతర జరిగిద్ది. ఆ ఒకరోజు తీసి, తర్వాత ఒక రెండో రోజో, మూడో రోజో, మనం వెళ్తే ఇస్తారన్నమాట.
ఆ! ఓకే. ఆ!
అలాగా మొత్తం ఒక 2 ఫ్యామిలీలెళ్ళాము. ఆహ్, మొత్తం పిల్లలందరం కలిపి ఒక ఫోటో దిగాం.
ఓకే. ఆ! ఆ! ఆ! ఓకే.
ఇప్పటికి అది మా ఇంట్లో ఫోటో ఫ్రేమ్‌లో ఉంటదన్నమాట.
ఫోటో ఫ్రేమ్‌లో ఉంటది. అయితే ఆ జాతరలో ఏమేమి ఉన్నాయి? ఆ ఫోటోలో ఏమేమి ఉన్నాయి? మీకనిపిస్తుందా? మీకు ఊహ తెలిసినప్పుడే, వెళ్ళారా అక్కడికి?
ఆ! ఆ! అది ఊహ తెలిసింది. ఐదో తరగతి. ఆ జా ఆ ఫోటో‌లో ఒక బ్యాండ్ మేళం బ్యాచ్ ఉంటదన్నమాట. <chuckles> అందరూ ఒకే రకమైన షర్ట్ వేసుకున్నాం. ఒకే రకమైన ప్యాంట్ వేసుకున్నాం. <chuckles>
ఆ! ఐదో తరగతి. ఆ! ఆ! ప్యాంట్. ఆ! ఓకే. ఓకే.
అవును. నాకు అది చూసినప్పుడల్లా అనిపిస్తది. ఏంట్రా బాబు! ఒక చొక్కా, ఇ ఆ ఒకేలాంటి చొక్కానే రెండోది దొరకడం కూడా కష్టంగా ఉంది. అప్పట్లో మా వోళ్ళు అంటే అది క్లాత్ తీసుకొచ్చి, ముగ్గురికి ఒకేలా కుట్టించారన్నమాట మా తాతయ్య.
ఆ! ఆ! ఆ! ఆ! ఆ! క్లాత్ తీసుకొచ్చి ప్యాంటింగ్, షర్టింగ్ కుట్టించేవాళ్ళు. కరెక్ట్. హ్మ్.
హ్మ్. అవును. మేము ముగ్గురమేమో బ్యాండ్ మేళంలాగా ఉండేవాళ్ళం. మా అక్క ఏమో అదే చెప్పాను కదా! నాకో సిస్టర్ ఉన్నారని. సో మా అక్క వచ్చేసరికి, కొంచెం నీట్‌గా డ్రెస్ వేసుకొని ఆవిడేమో మధ్యలో కుర్చీ వేసి కూర్చోబెట్టారు.
ఆ! హ్మ్. ఆ! <laughs> ఇదొక స్టైల్ కదా! మధ్యలో కుర్చీలో కూర్చోబెడతారు. అటుపక్క ఇటుపక్క నిల్చోబెడతారు.
ఆ! అది ఎందుకో మరి! నాకు <chuckles> తెలీదు గాని కరెక్ట్‌గా ఒక పర్సన్‌ని అయితే కుర్చీలో కూర్చోబెట్టేస్తారు. అంటే వాళ్ళకి ఫిక్స్‌డ్ ఫార్మాట్స్ ఉంటాయన్నమాట అప్పట్లో.
ఆ! ఓకె. ఆ! అవును.
ఆ! ఎ‌య్‌దర్ ఒక్కళ్ళే ఉన్నాననుకోండి, నుం‌చొని దిగాలి. అది కూడా సైడ్‌కి వెళ్ళాలి. ఆహ్, గడ్డం కొంచెం కిందకి దించాలి లేకపోతే పైకి ఎత్తాలి. స్మైల్ అనంగానే నవ్వాలి. <chuckles> ఇదే ఉంటది.
ఆ! ఆ! ఆ! <laughs> ఆ! అంటే మీ అక్ ఆహ్, అక్కగారు ఇట్లా మిలిటరీ పోజే ఇచ్చారా! సీరియస్ ఫేస్ పెట్టుకొని? నవ్వుతూ ఉన్నారా?
ఎమ్మె ఆవిడ ఏడుస్తూ ఉంది <giggles> యాక్చువల్లీ. ఆ ఫోటో తీసే‌టయానికి ఆవిడ ఏదో బొమ్మ ఏదో అడిగింది.
<laughs> ఆ! ఓకె.
అయ్యో! మా అమ్మోల్లేమో నువ్వు ముందు దిగు, తర్వాత చూద్దాం అన్నట్టుగా ఫస్ట్ ఫోర్స్‌ఫుల్‌గా తీసుకొచ్చేసారన్నమాట ముందు. అంటే మేమందరం లోపల ఉన్నాం. మేము ముగ్గురం పిల్లలము అంటే ఆహ్, మా బాబాయ్ వాళ్ళ ఇద్దరు ఆహ్, మగపిల్లలే అన్నమాట. మేము ముగ్గురము లోపల ఉన్నాము. అక్క మాత్రం ఏదో హ్మ్. ఈ బొమ్మ గురించి ఏడుస్తుందన్నమాట.
ఓహ్! ఆ! ఆహాహాహా! ఆ! ఓకె. ఓకే. ఓకే. ఓకే. ఆహాహా! అయితే ఇప్పుడు కొన్ని ఫోటోలు చూసుకుంటే అండి ఆహ్, అప్పుడు ఆ కాలంలో వాళ్ళు బక్కగా పీలగా అట్లుండేవాళ్ళు. ఈ కాలంలోకి వచ్చేసరికి బొద్దుగా, మంచిగా, చెంపలు బుగ్గలు వేసుకొని ఉండేవాళ్ళు పెద్దయ్యాక. అంటే పెద్ద తరహా పెద్ద మనుషులయ్యాక. <laughs> అవునవును. అలా చూసుకొని నవ్వుకున్న సందర్భాలు, గుర్తు చేసుకున్న సందర్భాలు ఉన్నాయా అండి?
అవును. ఆ! అవును. అదే ఫారెన్ కోడుల్లాగ ఉన్నారులెండి ఇప్పుడు మనుషులందరూ. <chuckles> ఆ! బాగా అండి. ఒక ఫోటో అయితే మా ఆహ్, కొంచుం దూరపు బంధువే. ఆయనతో మరి ఎప్పుదూ ఫోటో దిగామో తెలీదు గానీ, ఒక స్కూటర్ మీదా ఆయన డ్రైవ్ చేస్తన్నట్టు ఎదర ఉంటాడనమాట.
ఆ! ఆ! ఆ! ఓకే.
ఆహ్, నేనేమో యెనకమాల కూర్చొనుంటానూ, నా చేతిలో చిన్న రాళ్ళేసుకొని ఆయన్ని కొడుతన్నట్టుంటది ఫోటో.
ఆ! ఆ! ఆహాహా!
<giggles> ఆయనేమో చాలాచ్ అన్ చాలా సన్నగుంటాడు.
ఆ!
ఆయన్ని చూసినప్పుడూ అదే ఆ ఫోటో చూసినప్పుడు, ఐ ఇప్ ప్రస్తుతం ఆ మనిషెలా ఉన్నాడో తెలుసండి? నాకు తెలిసి అప్పుడున్న పర్సన్‌కి ఒక 4 రెట్లు డిఫరెన్సుంది.
ఆ! అజ్ అంటే, లావయిపోయారా?
లావయిపోయారనమాట. <chuckles> అసలు ఆ ఫోటో చూసినప్పుడల్లా, "ఏంటి ఆ పర్సనా? ఆ పర్సనే. కాదు, కాదు. ఆళ్ళ తమ్ముడో, ఎవరో అయ్యుంటారు" అంటాను నేను. మా అమ్మేమో, అద్ హ్మ్.
ఆ! ఓహ్! <chuckles> అంటే, అప్పట్లో వాళ్ళు బక్కగున్నా గూడా బలంగా ఉండేవాళ్ళేమో గదండీ! ఎటువంటీ రోగాలు, జబ్బులు లేకుండా.
హ్మ్. వాస్తవమండి. ఎందుకంటే, ఆరోగ్యా ఏదే అలవాట్లు గానీ, లేపోతే అప్పట్లో ఆహ్, ఆహార పదార్థాలు కూడా మంచి క్వాలిటీ‌వి దొరికేవి కదండీ!
ఆ! ఆ! ఆ! కరెక్ట్. కరెక్టండీ! ఈ రోజుల్లో ఆర్గానిక్ అంటుండ్రు! అది ఆర్గానిక్కో ఏంటో గూడా తెలీట్లేదు!
హ్మ్. ఇప్పుడంటే ఎక్కడ చూసినా <chuckles> ఆర్గానిక్కని రాసుంటదండి. అంతే.
హ్మ్. ఆ! అంతే. అయితే, ఎ కొన్ని హ్మ్.
హ్మ్. దానికన్నా మనం పండిచ్చుకొని హ్మ్. చెప్పండి.
కొన్నీ పాత ఫోటోలు చూసుకుంటే, ఆహ్, కొంచుం ఆహ్, క కళ్ళు చెమ్మగిల్లుతుంటాయి. బాధేస్తది. ఆహ్, ఇవ్ అప్పట్ అప్పుడుయీ అంటే, ఆనంద భాష్పాలే అనుకోచ్చు. నిజంగా బాధే అయ్యుండొచ్చు. అటువంటి సందర్భమేదైనా ఎదురైందాండి?
అవును. ఆ! ఒక ఫోటోలో యాక్చువల్‌గా మా బాబాయ్‌ది ఒకళ్ళది మ్యారేజికీ, మా పిల్లలందరూ కలిపీ ఆహ్, ఏడుస్తున్నావనమాట. ఆ ఫోటో ఒకటుంటది.
హ్మ్. హ్మ్.
హ్మ్. యాక్చువల్‌గా నాకైతే గుర్తులేదూ. ఆహ్, ఫోటో చూసినప్పుడల్లా ఏమైందనడుగుతాను అమ్మని. ఒకటి రెండు సాల్లు చెప్పిందిలేండి, కానీ <chuckles> నాకు అర్థం కాక మళ్ళీ అడుగుతా ఉంటాననమాట. అసలు సబ్జెక్టేంటంటే, ఆ పెళ్ళిలో ఏదో గొడవైయిందంటా
హ్మ్. ఆ! ఆ! ఆ! ఓకే.
ఆ! సో, వాళ్ళూ ఆహ్, అంటే, ఆహ్, బాబాయోళ్ళు, నాన్నోళ్ళు ఆహ్, అత్తయ్యోళ్ళు, ఆళ్ళందరూ కొట్టుకునేసరికి అంటే, ఐ మీన్ ఆహ్, అలా కొంచెం హర్ష్‌గా బిహేవ్ చేసేసరికి, పిల్లలందరం ఏడ్చామంట.
ఆ! హ్మ్. హ్మ్. ఆ! ఓహ్! ఓకె. ఓకె. ఓకె.
హ్మ్. అంటే, దానిలో ఏ మధురానుభూతి ఉందని చెప్పో ఫోటోగ్రాఫర్ ఒక ఫోటో కొట్టాడు. <chuckles>
ఆ! <chuckles> ఓకె. ఆ! ఆ!
<chuckles> అది. అది చూసినప్పుడల్లా అడుగుతా ఉంటాం. ఏంటమ్మా ఇదీ! <chuckles> అని.
ఓకె. ఓకె. ఓకె. అయితే ఆహ్, పాతకాలం ఆహ్, ఫోటో‌లు కొన్ని చూసుకుంటే, అప్పటి ఫోటో‌లు ఇప్పుడు చూసుకుంటే, ఇప్పుడు మీకు బాద అనిపిచ్చిం‌ది గాని, సంతోషంతో ఆహ్, దుఃఖం వచ్చింది గాని సందర్భం ఏదైనా ఉందా?
ఆ! అంటే ఒక్కసారి ఏంటంటే, మా ఫ్రెండ్ ఆహ్, నా దగ్గర మా ఫ్రెండ్స్ ఫోటో‌లు కూడా ఉన్నాయి. నేను ఆహ్, సెవెంత్ క్లాస్‌లో అలాగా ఆహ్, స్టేట్ లెవెల్‌లో మన అంటే ఆహ్, నా ఫ్రెండ్‌కి కొంచెం ప్రైజ్ వచ్చిందన్నమాట.
ఆ! ఆ! ఓకె. ఓకె. హ్మ్.
ఆ ప్రైజ్ తీసుకొని ఇంటికి వచ్చినప్పుడు, అప్పుడు ఏదో పోలార్ కెమెరాస్ అని చెప్పి ఉండేవండి.
ఆ!
అంటే, ఆహ్, ప్రెస్ చేస్తే కింద నుంచి ఫోటో వచ్చుద్దన్నమాట.
ఫోటో వస్తది. ఓకె. ఆ!
హ్మ్. అది మా ఊరిలో ఒక పెద్దాయన దగ్గర ఉండేది. అంటే మనోడికి కొద్దిగా స్టేట్ లెవెల్లో తీసుకొచ్చాడు కదా! అందుకని చెప్పేసి ఆ కెమెరా తీసుకొచ్చి ఫోటో ఆహ్, ఏదైతే ప్రైజ్ ఉందో దాంతో పాటు ఫోటో దిగుదామని చెప్పేసి తీసుకున్నాడు.
ఆ! ఆ! హ్మ్. హ్మ్.
అదీ ఒక 4, 5 కాపీలు. అంటే, నాలుగైదు సాల్లు తీసీ, ఒక ఆహ్, నేను కూడొక కాపీ తీసుకున్నా. మా ఫ్రెండు తీసుకున్నాడనమాట. ఆ! ఆ ఫోటో నాకింకా ఉంది.
ఆ! ఓకే. ఆ! ఓకే. ఓకే. ఓకే.
అయితే, అది చూసినప్పుడు ఎందుకు బాధేస్తదంటే, ఆహ్, అతనిప్పుడు లేడనమాటా. కొంచెం ఆహ్, అది. సో, అయి చూసినప్పుడల్లా కొంచుం బాధేస్తా ఉంటది.
ఆ! అచ్చో! ఓహ్! బాధేస్తది. ఓకే. ఓకే. ఓకే. అయితే, ఆహ్, కొన్నిసాల్లు చూసుకుంటే కనక, ఇప్పుడు ఆహ్, కొన్ని ఫోటోస్ అప్పటి ఫోటోస్‌ని మీరూ ఆహ్, రీల్ లెక్క ఉండేవి. బ్లాక్ అండ్ వైట్ రీల్ లెక్క. ఆ రీలు మీరిప్పుడేమన్నా కొంచెం డెవలప్ చేసిన సందర్భాలు ఆహ్, డెవలప్ చేసి దాచుకున్న సందర్భాలున్నాయా అండి?
అవునండి. అవును. ఆ! ఉన్నాయండి, ఎందుకు లేవు. మా నాన్నగారిది మ్యారేజు ఫోటోసు అన్నీ నెగిటివ్‌లోనే ఉన్నాయనమాట చాలా వరుకు.
హ్మ్. ఓహోహో! ఓకే. ఓకే. ఆ! ఓకే. వాటిని తీసి
హ్మ్. ఆ తర్వాత ఇప్పుడు ఈ నెగిటివ్స్ నుంచీ ఆహ్, కలర్ ఫోటోస్‌లోకి మారుస్తున్న సాఫ్ట్‌వేర్‌లవన్నీ ఒచ్చినియి గదా!
ఆ! ఆ! కరెక్టండి. కరక్ట్. ఆహ్, అయితే ఆ! అయితే, ఆహ్, మీ పర్సనల్ ఒపీనియన్‌లో అప్పటి ఫోటోలకి విలువ ఎక్కువొందా? ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ ఇంత కలర్ ఫోటోలొస్తున్నాయి గదా! ఇప్పడి ఫోటోలకి ఎక్కువ విలువ ఉందంటారా?
<giggles> అవి యూజ్ చేసుకొనీ హ్మ్. అవునండి. ఆహ్, ఫోటోకి విలువండీ టెక్నాలజీ పరంగానో, లేకపోతే దేని పరంగానో అంటే, నా దృష్టిలో అండి. దేని పరంగా కూడా ఒకా ఫోటోగ్రా ఫోటోకి వాల్యూ అనేది కట్టలేమండి. ఒకే ఒక్కటి, ఆ ఫోటోలో ఉన్న, ఎవరున్నారో ఆ పర్సన్‌కి, మనకి ఉన్న రిలేషన్ గానీ, లేకపోతే ఆ ఫోటోలు ఆ! ఆ సందర్భం గానీ, లేకపోతే దానికిలో మనకున్నా మెమరీ అనేది ఇంపార్టెంటండి.
హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. ఆ సందర్భం. హ్మ్. ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. హ్మ్.
అది నిన్న తీసిన ఫోటో అవ్వచ్చు, లేకపోతే మనం పుట్టినప్పుడు తీసిన ఫోటో కూడా అయ్యుండచ్చు.
అయ్యుండొచ్చు. చాలా కరెక్ట్‌గా చెప్పారండి. మీ పాత ఫోటోల జ్ఞాపకాల గురించి చక్కగా వివరించారండి. మళ్ళీ తప్పకుండా మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
<giggles> ధన్యవాదాలండి. తప్పకుండా మళ్ళీ మాట్లాడుకుందాం.